హ్మ్. అంటే అలా పొనుకున్నా అంటే, నీ నా, నాకు నా లైఫ్‌లోనా నేను అలాంటి సిచ్యువేషన్ కూడా ఎదుర్కొన్నాను. అంటే నేను వర్క్ చేసి ఒచ్చేదప్పుడు, ఒక్కోసారి <smacks lips> నైట్ టైమ్స్ గూడా కొన్ని మీటింగ్స్ ఉండేవి నాకు. నైట్ టైమ్స్ కూడా ఒక్కోసారి మధ్య మధ్యలో మీటింగ్స్ ఉండటం వల్ల రాత్ మళ్ళ ఉదయాన్నే ఒక్కోసారి క ఉదయాన్నే వర్క్ ఉంది, హెవీగా ఉంది లేకపోతే కాన్ కాల్స్ ఉన్నాయి తొందరగా ఒచ్చేసేయాలి. క్లయింట్స్ ఒస్తారు అని జెప్పి ఏదో ఒకటి జెప్పేవాళ్ళు. రాత్రి లేటయ్యి, ఉదయాన తొందరగా లేచి
ఆహా! అవునండి. సాధారణంగా ఉంటుంటాయి. ఓకే. ఆహా! ఉదయాన్నే త్వరగా లేచి
ఆ!
అంటే ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్ళండి, ఆ సందర్భాల్లో?
ఆ సందర్భాల్లో అయితే నాకు నిద్ర సరిగ్గా బోయేవాన్ని గాదు. ఒక 5 హవర్స్ అంతే. ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ హవర్స్, 6 అవర్స్ కన్నా తక్కువే. ఒక సి ఒక్కోసారి 6 అవర్స్, 6 అవర్ కన్నా తక్కువే పనుకునేవాన్ని. దానివల్ల అసలు అంటే ఎనర్జిటిక్‌గా అనిపించేది గాదు బాడీ. ఎప్పుడూ ఆవులింతలిస్ ఒస్తా ఉండేవి. చాలా ఇబ్బందులు అంటే ఎనర్జీగా ఉండేను అనిపిచ్చేది కాదు నాగ్గుడా. అబ్బా! ఏందిరా నిద్రేస్ నిద్ర ఒస్తే పోనీ నిద్రొస్తుంది పోయి పనుకుందాం అనిపిచ్చేది.
ఆహా! ఓకే. ఓకే. ఆహా! అయ్యో! ఆహా! అంతే గదండీ!
అంటే ఫేస్‌లో గూడా త రాను రాను ఫేస్‌లో కూడా గ్లో అనేది గాని, <smacks lips> నీరసం అనేది బాగా కనిపిచ్చేసింది. చాలా మంది అడిగేవాళ్ళు, "ఏందిరా నిద్ర సరిగ్గా లేదా" అని జెప్పి. దానివల్ల హెల్త్ ఇష్యూస్ అయితే నాకు చాలా ఒచ్చినాయండి. అసలు మెయిన్ ఈ మెయిన్ గ్యాస్ట్రికే ఒచ్చిందండి. గ్యాస్ట్రిక్ ట్రబులే నాకెక్కువగా వచ్చేది మెయిన్ అదే. నిద్ర సరిగ్గా పోకపోయినా సరే నాకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఖచ్చితంగా చూపిచ్చేస్తది. దానివల్ల నేను చాలా బాధపడ్డాను. అది ఎన్ అది ఎంత వరకు వెళ్ళిందంటే, ఒకోసారి ఒకసారైతే సడెన్‌గా నాకు నిద్ర మధ్యలో ఊపిరాడలేదు.
ఓకే. అంటే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చాయండి సాధారణంగా? ఓకే. ఓకే. ఓకే.